అయితే మన‌ కుటుంబంలో, మనకు ఆహ్, అమ్మగారి నుండి తరువాత ఆహ్, అమ్మమ్మ గానుండి, నానమ్మ గానుండి ఇటు చూస్తే మనకు ఆహ్, ఓహ్! మనకు ఇ ఒక ప్రత్యేకమైనటు వంట ఇట్లా వస్తూ ఉంటుంది. సాంప్రదాయంగా కావచ్చు, లేకపోతే ఇలా అలాంటిది ఏదైనా ఉందా?
అవునండి. అవును. ఆ! ఉందండి. చాలా అంటే, చాలా వరకు ఆహ్, మేము చేసే రెసిపీస్ కొన్ని డిఫరెంట్‌గా ఉంటాయండి. ఆ!
మీ ఏజ్‌లో? అవునా? అంటే, డిఫరెంట్‌గా అంటే, అంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియా‌లో రాష్ట్రాలు బట్టి వేరేగా ఉంటుంది. అలా ఆ విధంగా అంటున్నారా?
ఆ విధంగా కాదు. అంటే మ్ మా నాన్నమ్మ గారు చేసే విధానమే ఆహ్, కొన్ని రెసిపీస్ బాగా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఆ! ఇప్పుడు చేపల పులుసు ఉంటదండి. అంటే, యూజువల్‌గా గమామూలుగా ఏం ఆహ్, చేసే చేపల పులుసు కన్నా, మా నానమ్మ గారు చేసేది చాలా అంటే, చాలా డిఫరెంట్‌గా ఉంటది. అసల ఎక్కడ వెతికిన, ఏ యూట్యూబ్స్ కానీ ఎందులో వెతికినా సరే, అసలు దొరకదా రెసిపీ.
డిఫరెంట్‌గా అంటే ఏ రకంగా డిఫరెంటు ఎలాంటి‌వి? అవును. అవునా! అంత ప్రత్యేకంగా అంటే, ఎట్లాంటియి అంటే, దినుసులు ఇట్లాంటివి ఎట్లా అంటే ఏంటది? మాకు చెప్ చెప్తా
అసలు ఎక్కువ, ఎక్కువ ఫ్యాన్సీ ఐటెమ్స్ ఏమీ వాడరు. అన్నీ ఇంట్లో ఉండేవి, ఎక్కువ మసాలాలు కూడా వాడకుండా చేస్తారన్నమాట.
అవునా? ఎలాంటివి వాడతారు ముఖ్యంగా?
అంటే మీకు రెసిపీ చెప్తాను. ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మంచి రా ఫిష్ తెచ్చుకోవాలి. ఆ ఫిష్‌ని మంచిగా
ఆ! చెప్పండి. ఆ! అంటే ఫిష్ కూడా దాంట్లో చాలా రకాలుంటాయి. అంటే ప్రత్యేక అంటే ఏ ఫిష్షయినా పర్లేదా? హ్మ్.
ఆ! ఏ ఫిష్షయినా పర్లేదండి. ఏదైనా పర్లేదు. ఆహ్, అంటే మేం మనకు యూజువల్‌గ మేమైతే గోదావరి ఏరియాలో ఉంటాము. అక్కడ దొరికే ఫిష్ ఏదైనా చేసుకోవచ్చు. ఒక కొ కొర్రమీను తప్ప. అంటే కొరమేను‌తో పులుసు పెట్టుకోరు. కాబట్టి కొర్రమీను వదిలేసి మిగతా ఏ ఫిష్షయినా.
చేసుకోవచ్చు. ఆ! ఎ ఏ అయినా పట్టుకోవచ్చు. అవును.
ఆ! ఏదైనా పెట్టుకోవచ్చు. ఏం చేస్తారంటే, ఫస్ట్ నీట్‌గా షాప్ వాడే క్లీన్ చేసిస్తాడు కదా! పీసెస్ కట్ చేసి. ఆ కట్ చేసిన పీసెస్‌ని, మంచిగా సాల్ట్ వేసి, బాగా అంటే, సాల్ట్ ఎందుకంటే మామూలు సాల్ట్ కాదు టేబుల్ సాల్ట్ కాదు. రాక్ సాల్ట్ అంటారు కదా! కల్లుప్పు. దాంతో ఆహ్, వాష్ చేయాలి. ఎందుకంటే అది కొంచెం స్క్రబ్ చేసినట్టుంటదన్నమాట. ఏదైనా డర్ట్ గాని, ఏదైనా చాపల మీద మురికి గాని ఉన్నా సరే పోతుంది. దాంతో ఆహ్, నీట్‌గా వాష్ చేసి, తర్వాత లెమన్‌తో వాష్ చేస్తారు. కర్డ్‌తో వాష్ చేస్తారు. ఆ! లెమన్‌తో వాష్ చేస్తే ఏంటంటే, నాన్ వెజ్ అదే నీస్‌ వాసన వస్తుంది కదా! ఆహ్ అదుండదు. కర్డ్‌తో కూడా వాష్ చేస్తారు. కర్డ్‌తో వాష్ చేస్తే ఏంటంటే, జిడ్డుగా ఉండదన్నమాట ఎక్కువ.
అవును. ఆహా! టేబుల్ సాల్ట్ కా రాక్ సాల్ట్. అవునవును. అవును. స్క్రబ్ చేశినట్టు ఉంటుంది. అవును. అవును. మొత్తాన్ని పో అవును. ఓహ్! లెమన్‌తో గూడా వాష్ చేస్తారా? ఓకే. ఆ నీసు వాసన పోతుంది. హ్మ్. ఓహోహో! మొత్తం జిడ్డంతా యెళ్ళిపోతుందన్నమాట. చాపకున్న జిడ్డు అంతా.
ఆ! చాపకున్న జిడ్డు, ఆ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత, మంచిగా ఒక్కసారి ఫ్రెష్ వాటర్‌తో వాష్ చేసుకొని, ఆహ్, ఇప్పుడు మనం ఏదైతే కుక్ చేసుకుందాం అనుకుంటున్నామో, ఆ బౌల్‌లో ఫిషెస్ అన్ని లై అంటే మంచిగా అరేంజ్ చేసుకోవాలి. మొత్తం.
అవునవును. ఆ! ఆ! అరేంజ్ జేసుకుంటారు. అవును.
ఆ! అరేంజ్ చేసుకున్నాక సాల్ట్ మనకి కూర మొత్తానికి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేయాలి.
అం అంటే, మొ మొదట్లోనే సాల్ట్ వేసేస్తారా?
ఆ! ఇది స్టవ్ మీదేం పెట్టకండి. జస్ట్ కిందనే మ్యారినేట్ ఎట్లా జేసుకుంటామో అట్లా. సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. ధనియాల పొడి ఆహ్, ఇవేసుకోవాలి. ఇంకా జింజర్ గార్లిక్ పేస్
ఓకే. ఆహా! అలా చేస్తారు. ఆ! కారం. కారం. ధనియాల పొడి. సో, ధనియాలు ఆ రుచి గురించా, ధనియాలు వేసేది?
ఆ! ధనియాలు అనేది ఇంక కామన్ అండి. అంటే ధనియాలు వేసుకోవాలి. ప్రతి నాన్‌వెజ్‌లో గానీ, ఇలా పులుసులో గాని వేసుకుంటే డైజెషన్‌కి బావుంటుంది డైజెషన్‌కి బాగుంటుంది. ఫ్లేవర్ బావుంటుంది. ఆహ్, మంచి ఘాటుదనం ఉంటుందన్నమాట, కూరకి. హ్మ్. ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద. ఆ!
వేసుకోవాలి. అంటే, రు రుచి ఇస్తుందన? లేకపోతే దేనికి? రుచి కోసం. ఓకే. అంటారు. గాటుతనం ఉంటుంది. హ్మ్. అల్లం వెల్లు ఓహ్! అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యేస్తారా?
ఆ! అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. అది వేసిన తర్వాత, ఆనియన్స్ ఉంటయి కదా! ఆనియన్స్ పేస్ట్ చేసేసుకోవాలి. మనం కూరకి ఎంత ఆనియన్స్ వాడుతున్నామో అంత ఆనియన్స్‌ని పేస్ట్ చేసుకొని, ఆ పేస్ట్ కూడా వేసేయాలి. ఇంకా ఆహ్, గ్రీన్ చిల్లీస్‌ని ఏంటంటే ఇట్లా పొడుగ్గా కట్ చే అంటే మొత్తం ఇలా గుత్తిగానే ఉంచాలి. జస్ట్ మనం గుత్తొంకాయకి ఎట్లా కట్ చేసుకుంటాము ఆ! కనెక్టెడే ఉంటాయి. కానీ, కట్ చేస్తాం కదా! అలా కట్ చేయాలి. ఆహ్, మనకి ఆహ్, ఆహ్, గ్రీన్ చిల్లీస్ అనేవి. ఇంకా టేస్ట్ కావాలంటే, మామిడికాయ ముక్కలు కూడా కొంచెం వేసుకుంటారు. అంటే సీజన్ అయితే. ఆ! సీజన్ ఉంటే వేసుకుంటాము. లేకపోతే లేదు. ఆ! మామిడికాయ ముక్కలు, దాని తర్వాత మనకి పులుసు ఎంత పులుసు కావాలో, అంత పులుసు మనము చింతపండు నుంచి జ్యూస్ కింద చేసుకొని, ప పక్కన పెట్టుకుంటాము. అది కూడా వేసేస్తాం.
హ్మ్. పేస్ట్. ఆహ్, హ్మ్. అంతా బానే యెస్ అవును. అలా. అవును. అవును. కట్ చేస్తారు. అవును. ఓహ్! మాడి కాయ ముక్కలు గూడా వేస్తారా? చాపలో లేదు. ఆ! హ్మ్. వేసుకోవచ్చు. పక్కన పెట్టుకుంటాం. అవును. హ్మ్. అది కూడా వేసేస్తారు. హ్మ్.
అన్నీ వేసేసిన తర్వాత ఆ! అన్నీ వేసేసి మన కూరకి ఇప్పుడు సపోజ్ 1 కేజీ ఫిష్ అయితే 100 గ్రామ్స్ ఆయిల్ అయినా పడుతుంది. సో, ఆ 100 కాకపోయినా కనీసం మినిమమ్‌లో మినిమం 50 గ్రామ్స్ అయినా వేస్తాం.
ఆయిల్ హ్మ్. అంటే పల్లి అంటే కొన్ని, కొన్ని నూనెలు కూడా ఇవే వాడాల? ప పల్లి నూనె గాని లేపోతే, పల్లి నూనె వాడాలా? టేస్ట్ ఉంటుంది. హ్మ్.
ఆ పల్లి నూనే వాడాలి. అది వాడితే ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. సో, పల్లి ఆయిల్ ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసేస్తాము. వేసేసి
ఓహ్! అంత తక్కువ స సరిపోతుందా?
ఆ! సరిపోతుంది. ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని ది దాకనిప్పుడు స్టవ్ మీద పెట్ ఇప్పటి వరకు స్టవ్ మీద పెట్టలేదు అంత స్ట కిందనే చేస్తున్నాము.
అవునా? అంటే, అవును కిందనే చేస్తున్నా. అవును.
దీన్ని జస్ట్ ఏంటంటే ఆహ్, 2 ఎండ్స్ పట్టుకొని జస్ట్ తిప్పాలన్నమాట. మనం గరిట పెట్టకుండా జస్ట్ గిన్నెని తిప్పాలి.
గరిట గరిట గరిట పెట్టకుండా ఊక ఇట్లిట్లా. అవును. హ్మ్. కదిలిచ్చాలి, కదిలిచ్చాలి. హ్మ్.
ఆ! గిన్నెను తిప్పిన తరువాత ఆ! తిప్పిన తరువాత జస్ట్ పైనుంచి టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు, కారం అన్ని సరిపోయినాయా లేదా అనేది. చూసుకుంటే ఓకే. సరిపోయిని అనిపించగానే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయాలి.
అవును. స్టవ్ మీద పెట్టేస్తాం. అవును.
ఇంకా మనం ఏమి చేయనవసరం లేదు. ఒక 20 మినిట్స్ వదిలేయాలి. ఇది బాయిల్
ఏయనవసరం లేదు. అబ్బా! అసలింగ ఆ స్మెల్లు గుమగుమలాడుతుంటదేమో. <chuckles>
అవును గుమగుమలాడుతుంది బాగా. ఇంకా బాగా బాయిల్ అయిపోయి, ఇంకా 5 మినిట్స్‌లో కట్ ఇంకా మొత్తంలో గరిట పెట్టకూడదు. ఏ ఎందుకంటే గరిట పెడితే చాప విరిగిపోతది.
<chuckles> అవునవును. చాప విరిగిపోతుంది. అవును, నిజంగా. అంటే చాప ఉండడమే చాలా అది చాలా మెత్తగా ఉంటుంది. ఇంక గరిట పెడితే మొత్తం పగిలిపోతుందది. అవును.
హ్మ్. గరిట పెట్టొద్దు. ఉ మెత్తగా ఉంటంది ఆ! పగిలిపోతది. కాబట్టి ఏం చేస్తారంటే జస్ట్ మనం తిప్పాలన్నప్పుడు కూడా జాక 2 పక్కల ఆహ్, క్లాత్‌తో పట్టుకొని జస్ట్ ఇట్లా తిప్పుతారన్నమాట. ఆ! దాని తర్వాత ఇంకా 5 మినిట్స్‌లో కట్టేస్తాం అనంగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి కట్టేస్తాం అంతే. చేపల పులుసు అయిపోతది. మొత్తం ప్రాసెస్ 30 మినిట్స్‌లో అయిపోతుంది.
తిప్పుతారు. అవును. హ్మ్. ఓకే. వేసేస్తారు. పట్టిస్తారు. వావ్! రెడీ రెడీ. చేపల పులుసు రెడీ అయితే. <giggles> అయితే
ఆ! రెడీ అయిపోద్ది. ఇది వేడి వేడి అన్నం, అన్నంలోనే తినాలి. చపాతీస్‌లో బాగోదు. ఎందుకంటే పులుసు కాబట్టి. మంచిగా అన్నం వేసుకొని పొద్దున్న తింటే బాగుంటుంది. నైట్‌కి ఇంకా బాగుంటది. ఆ నైట్‌, నెక్స్ట్ డేకి
ఆ! అవునవునవును. వేడి వేడి అన్నము, చేపల పులుసు అబ్బా! అమోఘమండి. నైట్‌కి. ఆ నేను విన్నాను నిజంగా. మనకు ముఖ్యంగా చాప ఈరోజు చేసి చేసిన దానికంటే రేపు మ మరుసటి రోజు తింటే ఇంకా రుచి ఉంటుందంటారు నిజమేనా?
ఆ! ఇంకా ఇంకా రుచిగా అనిపిస్తుంది. అది అలా మేము ఎక్కువ అలా తింటామన్నమాట. అంటే నెక్స్ట్ డేకి కూడా ఉండేలాగానే చేసుకుంటాము.
ఆ! చేసుకుంటారు. అంటే ఎందుకట్లా? నెక్స్ట్ డే కూడా బాగా రుచికరంగా ఉంటుంది?
అంటే అది, అది దాని యూఎస్‌పి అని చెప్పాలి. దాని యూనిక్ ఆహ్, సెల్లింగ్ అన్నమాట చాపల
మేబి అంటే ఈ కారం, ఉప్పు చేపకు బాగా పట్టుకుంటుందా?
ఆ! అంటే పులుసు కదా! పులుసు అనేటప్పటికి పులుసు ఎప్పుడు అది ఫర్మెంట్ అయ్యే కొద్ది బాగుంటుందన్నమాట.
ఆ! ఫర్మెంటయి అవునండి. అవును. అయితే అలా ప్రత్యేకంగా నిజంగా చేపలు, ఒక విషయంగా వచ్చేసి మరుసటి రోజు తింటే కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ మీరన్నట్టు.
ఆ! అంటే చేపల పులుసనే కాదు. మామూలుగా మనం గుమ్మడికాయ పులుసు చేసుకుంటాం. సాంబార్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా నెక్స్ట్ డేకి బాగుంటాయి. పులిహోర
అవును. హ్మ్. అయితే ఈ చాపల పులుసు అనేది ఇప్పుడు మీ నానమ్మ గారినుండి నేర్చుకున్నారంటున్నారు కదా! అంటే మీ నాన్న ఇప్పటికి చేస్తారా మీ నానమ్మ గారిది?
అవునండి. ఆ! ఇప్పటికే చేస్తారు. ఎప్పుడు అడిగినా నాకు, ఇప్పుడు సంక్రాంతికెళ్ళినప్పుడు మనం కనుమ రోజున ఇట్లా నాన్ వెజ్ ఐటెమ్స్ చేసుకుంటాము. చికెన్ అన్ని, అన్ని ఐటెమ్స్‌తో పాటు నాకోసం చేపల పులుసు కూడా చేస్తారన్నమాట.
అవును. అవును.
అవునండి. చాలా టేస్టీ అనిపిస్తదది.
అయితే మన కుటుంబంలో ఇప్పుడు మన పెద్దల నుంటి వచ్చినటువంటి కొన్ని ప్రత్యేకమైనటు రోజూ ఏదో ఒక వంట చేసుకుంటూనే ఉంటాము. కాపోతే ఈ వంట ప్రత్యేకా ఆహ్, అంటే కుటుంబ సభ్యులు కలిసినప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు. పిక్నిక్ లాగా బయటకెళ్ళినప్పుడు! ఆహ్, ఏదైనా బయటకెళ్ళినప్పుడు ఎక్కడైనా గావచ్చు. ఒక ప్రత్యేకమైన వంట మీ కుటుంబానికి ఏమైనా ఉందా అట్లా.
అవునండి. అందరం బయటకెళ్ళినప్పుడు యూజువల్‌గా చేసుకునేదంటే సాంబార్ అండి. సాంబారు, సాంబార్ రైస్ చేసేసుకుంటాము. అంటే ఈజీ క్యారీయింగ్ ఈజీ అ‌యితది ఎక్కువ అంటే ఆహ్, మనకి వేరే ఐటెమ్స్ అనుకోండి వేరే కర్రీస్ చేసుకుంటే సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు అని ఉంటుంది. సాంబార్ సరిపోకపోవడం అనేది ఉండదు ఎక్స్‌ఎస్ అయితేనే అ‌యితుంది.
సాంబార్. ఓహ్! సాంబార్ రైస్. ఆ! అవునవునవును. ఉండదు. అవునండి. అయితే పిల్లలకు బాగా ఇష్టం. అంటే మీకు పిల్లలకు బాగా ఇష్టమైన‌టువంటి వంటలు ప్రత్యేకంగా వండమంటే ఏ‌ది ఏవి వండుతారు మీరు?
నేను అంటే మా తమ్ముడు ఎక్కువ అడుగుతాడండి స్పెషల్స్ అన్నీ అంటే స్నాక్స్ ఐటెమ్స్ ఎక్కువ నేను బాగా చేస్తాను. అంటే, అప్పుడు పునుగులేస్తాను. పాని పూరి చేస్తాను. అహ్, పాస్తా, పిజ్జా ఇవన్నీ చేస్తానన్నమాట. కేక్స్.
స్నాక్. అవునా! ఎట్లాంటి స్నాక్స్? పాని పూరి. హా! ఓహ్! ఆ! అయితే ఇప్పుడు ఈ వ్ వంట పద్ధతిలో మనము ఈ తరం కావచ్చు, పాత తరం కావచ్చు. అలా తరాలు తరాలు బట్టి మనం వాడే పదార్థాలు మనం వాడే శైలి కావచ్చు, ఆహ్, రుచికరం కావచ్చు, మారుతూ ఏమన్నా మీకు గమనించారా? వస్తుందా?
ఖచ్చితంగా అండి. మారుతూనే వచ్చింది. ఇప్పుడు వం ఇప్పుడు మా నానమ్మ గారు, అమ్మమ్మ గారి టైమ్‌లో కట్టెల పొయ్యి మీద వండేవారు వాళ్ళు. ఆ! ఇప్పుడు మా మ్ మమ్మీ గారి టైమ్‌లో ఏం చెరిపి, మామూలు స్టవ్, గ్యాస్ స్టవ్ మీద వండారు. మేము ఇప్పుడు ఇండక్షన్ మీద ఓవెన్‌లో, ఎయిర్ ఫ్రైయర్, నార్మల్ స్టవ్ అన్నీ వాడుకుంటే కన్వీనియన్స్ బట్టి ఇప్పుడు రైస్ అంటే ఇదివరకు గ గెంజి వార్చి ఆహ్, కట్టెల పొయ్యి మీద వండేవారు. తర్వాత మామూలుగా ప్రెషర్ కుక్కర్‌లో ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వండేస్తున్నాము.
ఆ! నిజం అండి చెప్పారు. కట అప్పుడు కట్టెలే! అవును. గ్యాస్. ఇండక్షన్ మీద. ఎయిర్ ఫ్రైయర్. గంజి వార్చి అవును. అవును. బ్యాటరీ కుక్కర్‌లో అవును.
అలాగా తరాల కొద్దీ వంటలో చిట్కాలు వంట చేసే విధానం పరికరాలు అనేవి చేంజ్ ఖచ్చితంగా వచ్చాయండి.
మారు చేంజ్ వచ్చాయి. అయితే మరి ఏ తరంకు ఆహ్, దేంట్లో ఏ పద్ధతిలో బాగా ఆ మ కరెక్ట్ నిజంగా ఈ పద్ధతే కరెక్ట్ అని మీకు ఏది అనిపిచింది?
అంటే ఏ పద్ధతో కరెక్ట్ అని మనం ఇలా చెప్పలేమండి.
అంటే రుచి, రు రుచికరంగా నేను చెప్పేది. రుచి, రుచీ అన్నప్పుడు
రుచి అని అంటే, ఇప్పుడు అన్నమే ఉందండి. ఎలా వండినా రుచిగానే ఉంటుంది. కానీ మనకి మన ఎమోషన్స్ రిలేటెడ్‌గా ఇప్పుడు మనకి ఆహ్, ఇప్పుడు ఎలా చెప్పండి?
ఇప్పుడు చూడండి. కొన్ని వంటకాలు ఆహ్, రోట్లో దంచి చేస్తేనే దాని టేస్ట్ వేరే ఉంటుంది. ఈ గ్రైండర్ కన్నా. నేను అలాంటివి అడుగుతున్నాను.
అవునండి. ఆ! అలాగంటే, ఇప్పుడు పాతకాలం పద్ధతులే బావుంటాయి అండి. రోట్లో దంచుకొని, కట్టెల పొయ్యి మీద వండుకొని, కానీ అది కన్వీనియంట్ కాదు కదా! అలాగప్పుడు వర్క్‌ చే వర్కింగ్ వుమెన్స్ ఉంటారు. వాళ్ళు పొద్దున్నే
అవును. కన్వీనియంట్ కాదు. అవును. వర్కింగ్స్ ఇప్పుడు అంటే, కొద్దిగా మనము ఈ ఏమంటారు, ఉరుకు పరుగుల జీవితంతో అన్ని కుదరవు. అలా అవును.
అన్నీ కుదరవు. అంటే స్ మనం ఎప్పుడో ఎ సంక్రాంతికో, ఎప్పుడో ఒకసారి అందరూ కలిసినప్పుడు, ఊర్లో ఉన్నప్పుడు అలా కట్టెల పొయ్యి మీద వండుకోవడము అదే చేసుకోవడం బానే ఉంటుంది. కానీ ఆ రుచి బావుంది కదా అని చెప్పి డైలీ అదే వండుకోవాలి అంటే మనకి దైనందిన జీవితంలో కుదరదనే చెప్పాలి.
అవును. అవును. అవును. కుదరదు. అయితే ముఖ్యంగా ఈ వంటలు వండేటప్పుడు మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో అందరికి నచ్చాలి, అందరికి నచ్చాలి ఎవరికీ అది బాలేదు అన అన అనకూడదు అనుకున్నప్పుడు ఎలాంటి టిప్స్ పాటిస్తారు మీరు?
అందరికి నచ్చాలనుకున్నప్పుడు, అందరి టేస్ట్‌కి తగ్గట్టు వండాలండి. అందరికి ఏది ఒక ఫ్ర ఫేవరైట్ ఐటెమ్ ఉంటుంది.
వండాలి. ఆ! అది అది నిజంగా. ఇప్పుడు కొందరికి క స్పైసీ ఇష్టం. కొందరికేమో తక్కువ ఉండాలి అని ఇష్టం. కొందరికి ఈ విధంగా ఉండాలి. సొ అప్పుడు అందరిని ఎట్లా మేనేజ్ చేయాలంటే కష్టం అవుతుంది గదా!
అవునండి. అలా మేనేజ్ చేయడం కష్టమవుతుంది. అందరూ ఒక తాటి మీదకి రావాలి, ఒక ఫ్యామిలీ అన్నప్పుడు. ఆహ్, అంతేగాని ఆ!
<chuckles> ఆ! రావాలి. కొందరు స్పైసీ అంటారు. కొందరు పులుసు అంటారు. కొందరు ఫ్రై అంటారు.
అట్లేమి ఉండదు. మా ఇంట్లో స్పెక్ట్ రూల్ ఏంటంటే, ఏది ఒండితే అది తినాల్సిందే. ఇది కావాలి అంటే, ఇది హోటల్ కాదు కదా! నాకు ఇట్లా కావాలి అని ఆర్డర్ ఎయ్యంగానే అయిపోవడానికి.
తినాల్సింది. <chuckles> అవునండి. ఎట్లా కావాలి. అలవాటు పడాలి. అవును. ఇంట్లో అయిన తర్వాత. అవునవును. సో
అలవాటు పడాలి. అందరూ ఒక స్పైస్ టేస్ట్‌కి అంటే, ఇప్పుడు నలుగురు ఇంట్లో నలుగురం ఉన్నాం. ముగ్గురికి ఎక్కువ స్పైసీ ఇష్టం లేదంటే, స్పైసీ బాగా ఇష్టమైన వాళ్ళు కొంచెము కంట్రోల్ చేసుకోవాలి. లేదా వాళ్ళు ఇప్పుడు మామూలుగా మేమేం చేస్తామంటే, స్పైస్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. పప్పు చేశారనుకోండి. పప్పు నార్మల్‌గా చేస్తారు. మీకు అంత స్పైస్ కావాలంటే, కొంచెం ఆవకాయ ఎసి కలుపుకొని తినాలి అందులో. అట్లాగా ఉంటుంది.
హ్మ్. చేసుకోవాలి. అవును. అవును. ఓకే. చేస్కోవాలి. అయితే ఇలా వంటకాలు మీరు చెప్పినట్టు ఈ కర్రీస్ కాకుండా, ఈ నాన్ వేజ్ కాకుండా, పచ్చడ్లు విషయంలో ఆహ్, మీకు తరతరాలుగా అంటే, మన నానమ్మలు అమ్మమ్మలు కాలం నుండి వాళ్ళు ఎక్కువ పచ్చడ్లు ఉ చేసిన కాలం వాళ్ళు అంతా ఎక్కువ ఇవే చేసేవాళ్ళు. సో, మీకు వాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పచ్చడ్లు ఏది బాగా ఇష్టం?
అవునండి. నిజమే. నాకు దోస ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం అండి. ఎందుకంటే మెయిన్ పెద్ద ఆవకాయ పచ్చడి నేను పట్టలేను. అంత మెజర్మెంట్స్ రావు. దోస ఆవకాయని దోసకాయతో చేస్తారనమాట. అది నేను పట్టడానికి ప్రయత్నిస్తాను. చాలాసార్లు ప్రయత్నించాను. అంటే దోసకాయ అంటే, మనం ఒక దోసకాయ మిగిలిపోయిందనుకోండి. అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు. ఈజీగా తినేయొచ్చు. అంటే మెజర్మెంట్స్ కూడా నాకు ఒక దోసకాయ ఉందనుకోండి. మా మమ్మీ కొలతలు చెప్పారనమాట. మా ఇంట్లో ఉండే ఈ కప్‌తో, ఈ కప్‌తో సాల్ట్ వేసుకోవాలి, ఈ కప్‌తో కారం వేసుకోవాలి. ఆ!
దోసకాయ. వద్దు. ఆహా! అవును. ఆహా! చేసేసుకోవచ్చు. ఆ! అవును. ఆహా! ఓకే. అమ్మగారి సాలహాలు తీసుకున్నారు. సో, దాని ప్రకారం చేసినప్పుడు ఎట్లా టేస్ట్ ఎలా ఉండేది అది?
ఆ! చాలా బాగా ఒచ్చిందండి. అది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అంటే పెద్ద, పెద్ద పచ్చళ్ళు అయితే అస్సల నేను దాని జోలికెళ్ళను, వాళ్ళే పట్టిస్తారు.
అవునా? అంటే, ఈ మామిడికాయలు అవి పెట్టుకోవడం మీరు ఎప్పుడు చేయర? సంవత్సరానికి ఒకసారి మీరు?
ఆ! నేనెప్పుడూ చేయలేదండి. అంటే ఇప్పుడు మా మమ్మీనో, మా నానమ్మనో, లేకపోతే మా అమ్మమ్మనో, పట్టేసి పంపిస్తారనమాట.
ఆ! ఓకే. వాళ్ళు పంపిస్తున్నారు అయితే. మీరు ఎప్పుడు ట్రై జేయ్
అవును. అవివి నేను పట్టను. నేను ఎప్పుడైనా నాకు పట్ తినాలం నాకు దోస ఆవకాయ ఎక్కువ తినాలనిపిస్తది. ఎందుకంటే నాకు అదొక్కటే ఒచ్చు కాబట్టి. అది
అయితే మీరు, మీరు చెప్పినట్టు ఆహ్, ఈ మామిడికాయ మీ అమ్మమ్మగారు, నాన్నమ్మగారు పంపిస్తారన్నారు కదా! ఇవి కాకుండా ఇవి కొన్ని అంటారు. ఆహ్, ప్రత్యేకంగా అమ్మమ్మలు నానమ్మలు ఆహ్, ఏంటి అవి ఆహ్, చిప్స్ టైప్ చూడండి. అవి చే చేయడం. ఆ! వడియాలు ఇలాంటివి. సొ, మీరు చేస్తారా? వాళ్ళు ప్రతీ అలా పంపిస్తుంటారా?
అవునండి. అవును. గుమ్మడొడియాలు ఎక్కువ మాత్ సైడ్ పేడతారండి. ఆ! ఆ! ఆ! నేను చేస్తాను. నేను, నేను చేస్ వడియాలు మాత్రము ఎందుకంటే, ట్రావెలింగ్‌లో విరిగిపోతాయి అని చెప్పి, నేనే పట్టుకుంటాననమాట. అవే అలవాటు ఉంది. అంటే గుమ్మడొడియాలు ఎక్కువ మా ఫ్యామిలీలో ట్రెడిషనల్‌గా పడతారన్నమాట. ఇది చాలా తక్కువ మంది అంటే, ఇప్పుడు మా ప్రాంతం వాళ్ళు ఎక్కువ తింటారు గుమ్మడొడియాలు అనేవి.
మీరు ఎపుడన్ ఆహా! గుమ్మడి వడియాలు. అంటే ఇక్కడ సైడు ఎక్ అంటే, మిగతా చోట్ల ఎక్కువ తిన్నారేమో!
ఆ! ఎక్కువ తినరు ఏంటంటే, గుమ్మడి వడియాలు అంటే, మనకీ ఆ దిష్టి గుమ్మడికాయుంటది కదా! గ్రీన్ కలర్.
అవునవును. అవును. అవును.
ఆ గుమ్మడికాయి మాములుగా లెద్ అంటే, కొంచెం ముదిరిపోయిన గుమ్మడికాయుండాలీ. అంటే, మనం దాని మీద ఇట్లా ఫింగర్‌తో ఇట్లా అంటే, తడితే టంగ్‌మనాలన్నమాట.
అవును. హ్మ్. హా! ఓకె. ఆ! అలా ఆ!
అట్లా ఉండాలి. ఆ కాయను తీసుకొచ్చి, పగలగొట్టేసి మంచిగా ఆహ్, దొ ముక్కలు కట్ చేసుకుంటాం. దోసకాయ ముక్కలెట్లా కట్ చేసుకుంటామో అట్ల.
హ్మ్. కట్ చేసుకుంటా, అట్లా కట్ చేసుకుంట టేస్ట్ బాగుంటదండి? హ్మ్.
ఆ! కట్ చేసుకొని ఆ! చాలా బాగుంటుంది. దాన్ని ఏం చేస్తామంటే ఉప్పు, పసుపు ఆహ్, పచ్చిమిరపకాయ పేస్టు, అల్లం అల్లం అల్లము, వెల్లుల్లిపాయ పేస్టు వేసి మూట కట్టేసీ, దాని మీద బరువు పెట్టేస్తాం. సో, వాటర్ అంతా వెళ్ళిపోతాయి...
పచ్చిమిరపకాయలు పేస్టు. ఆహా! హ్మ్. బరువు పెట్టేసికుని వెళ్ళిపోతుంది. హ్మ్.
వెళ్ళిపోయిన తరువాత నెక్స్ట్ డే కొంచెం మినప పప్పు రుబ్బేసి ఆహ్, ఎంత క్వాంటిటీ పడుతుందో దాన్ని బట్టీ ఆ! దానికి తగ్గట్టు అందులో పచ్చిమిరపకాయ పేస్ట్ అన్ని కలుపుకున్న తరువాత ఈ గుమ్మడికాయ ముక్కలు ఆహ్, దాంట్లో కలిపేస్తామన్నమాట. ఆహ్, మినపప్పు పిండిలో. దాన్ని వడియాలు పెట్టుకుంటాము. అవి చాలా టైమ్ పడతది ఎండడానికి. ఆ! చాలా క్రిస్పీ క్రిస్పీగా, ఒక యూనిక్ టేస్ట్ ఉంటది. నార్మల్ వడియాలు, అప్పడాలు టేస్ట్ ఉండదన్నమాట అవి.
ఆ! ఇంత కొంత, దానికి తగ్గట్టు వేస్తారు. హ్మ్. అవి క కలిపిస్తారు మొత్తానికి. ఆ! మినపపప్పును అవును. హ్మ్. ఓహ్! చాలా అద్భుతంగా ఉంటాయిగా. క్రిస్పీగా! యూనిక్ టేస్టు. అవునా! ఎప్పుడైనా ఈ కొ గా ఎవరైనా గెస్ట్స్ ఇంటికొచ్చినప్పుడు ఇలా ఇలాంటివి చేసి ఆహ్, పెట్టారా అంటే వాళ్ళు ఎట్లా?
ఆ! పెట్టానండి. ఇంకొకటి యూనిక్ ఏంటంటే, మినపప్పు పొట్టొస్తదిగా బ్లాక్ కలర్‌ది. అ! ఆ పొట్టుతో కూడా మేము వడియాలు పెడతాము. అవి చాలా అసలు చాలా మందడుగుతారు. 'ఎలా పెడతారు? ఎలా పెడతారు?" అని చెప్పేసి.
అవునవును. హ్మ్. ఓహ్! నిజమా! అవునా! సో, సో, నిజంగా అండి. ఆహ్, కుటుంబంలో తరతరాలుగా వచ్చేటువంటి వంటకాలు, పద్ధతులు కావచ్చు, రుచికరంగా చేయడం ఇలాంటివన్నీ బాగా చెప్పారు. ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
అవునండి. అవునండి. తప్పకుండా అండి. మనం కలిసి మంచి విషయాలు మళ్ళీ, మళ్ళీ మాట్లాడుకుందాము. ధన్యవాదాలండి.
మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.